అందుకని వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రతి విషయంలో కూడా నా నా విషయం గాని మా చెల్లెల విషయంలో గాని.
హ్మ్. ఆ! ఈ షార్ట్స్ కూడా ఉంటాయి కదండీ, మీరూ చూసినప్పుడు ఈ షార్ట్స్ కూడా రీల్స్ అలా తిప్పుతూనే చూస్తుంటారు గదా! మీరు అలాగే చూసేవారా ముందే?
అవును. మరీ అంతా అదొకలాంటి అలవాటైపోతదండి. ఒకదాని తర్వాత ఒకటి ఇంక పైకి కిందకి పాముడమే ఇంక ఆ ఫొను ఆ ఫోన్స్
హ్మ్. ఆ! ఆ! <chuckles> సబ్బురు సబ్బు రుద్దినట్టు రుద్దుతూనే ఉండేవారు అన్నమాటైతే.
ఆహా! అదే. ఇదైపోయిన తరువాతది, ఇదైపోయిన తరువాత పడుకుందాం, ఇదైపోయిన తరువాత పడుకుందాం, ఇదైపోయిన తరువాత <giggles> అదవ్వదు.
ఇంకా ఇంకెప్పుడు పడుకుంటారు. అది రోజంతా వస్తూనే ఉంటది.
అవును. యదేదో ఇన్ఫినిటీ లూప్ లాగా అసలయ్యి అవ్వదది. దానివల్ల ఏంటంటే మనకి చాలా స్ట్రెస్ ఓచ్చేస్తది మనకి తెలియదు ఆ విషయం. మనం అప్పుడు బానే ఉన్నాం కదా! అని అనుకుంటాం కానీ, తర్వాత బ్రైన్ మీద ఎఫెక్ట్, అది కంటి మీద ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఓచ్చేస్తాయి.
హ్మ్. హ్మ్. హ్మ్, మరి మీరింత అనుభవించిన తర్వాత మీ ఫ్రెండ్స్‌కి గాని చెప్పారా ఎవరికైనా? మీ ఫ్రెండ్స్‌లో కూడా ఉండే ఉంటారు కదా మరి ఇలాంటి ఇలా చెప్తారా?
ఖచ్చితంగా చెప్పానండి. మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయికి చెప్పాను, అలాగే మా సిస్టర్‌కి కూడా చెప్తాను.
హ్మ్. హ్మ్.